ఓకే. అంటే బా మనకి ఇన్‌స్పి‌రేషన్‌కి స్టోరీలు అట్లాగా. ఓకే. హ్మ్.
హ్మ్. ఎగ్సాక్ట్‌లీ. అంటే అల అది చ అది చదవనివ్వరు. కానీ దొంగచాటుగా చదువుకోవాలి నేను. <clears throat> స్టడ్ స్టడీ అవర్స్‌లో. సో, నేనేం జేశానంటే, ఫస్ట్ పుస్తకం నేన్ నేన్ జే ఆహ్, నేను చదివిందేంటంటే, ద మోంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి. అదొక మంచి స్పిరిచువల్ ఆధ్యాత్మికత గురించి మనకి త తెలియజెప్పే మంచి పుస్తకం అనమాట. అది నాకు ఒక ఆంటీ మా మా ఊర్లో, మా అపార్ట్మెంట్‌లో ఒక ఆంటీ ఉంటారు. ఆ ఆంటీ నాకా పుస్తకం సజెస్ట్ చేసారు. "ఎప్పుడైనా వీలున్నప్పుడు చదువు, నీకింట్రస్ట్ ఉంటేనే" అనన్నారు.
హ్మ్. ఓహో! ఓకే. ఆ! హుహు. ఓకే. ఆ! ఆ! ఓకే. హుహు. ఓహో! హ్మ్. ఓకే.
ఆ పుస్తకం స్టార్ట్ జేశాను. అంటే, ఒకతను ఫెరారి యొ ఓ లాయరు ఏదో ఒక కంట్రీలో. ఆహ్, హ్మ్. ఆయన చాలా ఉన్నతను. మంచి జీవితము. లాయర్ అది ఇది చేసుకుని ఉన్నాడు. ఒక కేస్ విషయంలో లాయర్‌గా ఆయనకి, అంటే నిజం వైపు నిలబడాలా, ఇంకో వైపు నిలబడాలా అనే దగ్గర ధర్మ సంకటం ఏర్పడిందాయనకి.
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! ఓకే. అంటే వాళ్ళేదన్నా ఆఫర్ చేశారా? ఇప్పుడు కొంతమంది నిజ నిజాయితీ ఉన్నవాళ్ళు, డబ్బు లేకుండా ఉన్నవాళ్ళు ఆహ్, ఇది తెలుసుకోడానికి లాయర్‌లకి కూడా డబ్బిస్తూ ఉండాలి కదా! సో, కొంతమంది వాళ్ళు నిజాయితీగా లేని వాళ్ళు డబ్బిచ్చి మరీ వీళ్ళని కొనుక్కుంటూ ఉంటారు లాయర్‌లని.
హ్మ్. అలానే. ఆ! అలాంటిదే. అలాంటిదే. ఒక సిచ్యువేషన్ నాకు ఎగ్సాక్ట్‌గా గుర్తు లేదు సందర్భం. బట్, ఇట్లనే ఆయన ఒక ఒకటి 2 మధ్య చూస్ జేసుకోవాలనమాట. ఆయన, ఆయన కొంచెం మంచి వ్యక్తి కాబట్టి, ధర్మ సంకటంలో పడ్డాడు. బట్, ఏదో ఒకటి చూస్ చేసుకొని చాలా రు గిల్ట్‌లోకెళిపోయాడు.
హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఓహో! ఓకే. హ్మ్.
పశ్చాతాపానికెళ్ళిపోయాడనమాట. దాని తరువాత, ఆయన కంప్లీట్‌గా ఇది కాదు లైఫు. నేనిప్పడి వరకు పరిగెత్తాను. లాయర్‌గా ఉన్నాను. పరిగెత్తాను. డబ్బు సంపాదించాను. ఇంత ఇంత పెద్ద పేరు పేరుగాంచాను బయట. అని చెప్పేసి, ఇది కాదు. జీవితమంటే ఇంకేదో ఉంటదని చెప్పి ఇండియా వస్తాడనమాట.
యెళ్ళిపోయారు. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. ఓకే. ఓహో! ఓకే. హ్మ్.
ఇండియా వచ్చి హిమాలయాల్స్ హిమాలయాల్స్ దగ్గర, ఎవరో ఒక మోంక్ టైప్ ఒకటి ఉంటది. ఆహ్, హ్మ్. ఒక ఆహ్, శాస్త్రాలయమో ఏదో, దాన్నేదో అంటరండి. గుర్తులేదు నాకు. అలాంటి దాంట్లో మంత్ర ఆహ్, సంథింగ్. అందులో జాయినయిపోయి, ఆయన మోంక్ అంటే ఒక మోంకెలా ఉంటాడో, అలా ఉన్నాడమాట ఆయన అన్నీ పోగొట్టుకుని.
హ్మ్. ఆ! ఆ! మంత్రాలయం. తం ఆ! హుహు. ఓహో! ఓకే. హ్మ్.
అంటే, ఒక మంత్ అందుకనే 'ద మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి' అనేది టైటిలు అది. అంటే, ఇది నార్మల్‌గా పైపైనే నేను స్టోరీ చెప్పా. కానీ, అసలొక మోంక్ ఆలోచన ఎందుకొస్తది? జీవితంలో ఒకప్పుడు ఒకసారి మనకేం మ మనం ఆగి చూసుకుంటే, జీవితానికర్థం ఏంటి? అని తెలుసుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికత్ ఆత్ సైడు మనం ఎందుకెళ్తావు? ఏంటి? అనేది ఆ బుక్ బాగా జెప్త్ సో, ఆ బుక్కు నేను చదివిన తరవాతేంటంటే, నాకొక ధైర్యం వచ్చింది. ఏంటి? మా ఏ ఏంటంటే, నేను ఫీలయ్యేది తప్పేం గాదు. నేనిప్పుడేదైతే ఫీల్ అయితునానో, శ్రీ చైతన్య వాళ్ళ గురించి తప్పేం గాదు.
హుహు. టైటిల్. ఓకే. హుహు. ఓకే. ఓహో! హ్మ్.